కొన్నిసార్లు ఏంటంటే అనుకోని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కనేడిది ఒక వెళ్తూ ఉంటాం. మారుతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు ఏదో కోల్పోయినట్టు ఒక బాధ అనేది అనిపిస్తుంది మనలో. ఎవరినైనా మిస్ అయినట్టు అక్కడ ఉండే ఫ్రెండ్స్‌ని కానివ్వండి, అక్కడ తినే ఫుడ్‌ని కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండే జనాలు. అన్నిటిని మిస్ అయిన ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. అలా మీరు వలసకి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా కోల్పోయినట్టు అనిపిచ్చిందా మీకు?
హ్మ్. అవునండి. హ్మ్. అవును. హ్మ్. అవునండి. ఖచ్చితం. హ్మ్. ఆ! అంటే నిజంగండి. ఒక చోట మనకి నచ్చినా, నచ్చకపోయినా. అంటే అక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలు ఉండి తిరిగి మనము వేరే చోటకెళ్ళిపోతున్నామంటే అంటే మనం మన పాత ప్లేసు ఏదైతే మనం ఉండేవాళ్ళమో, అది ఎంత అంటే చూడ్డానికి బాగోకపోయినా ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటదండి మనకి చెప్పాలంటే.
హ్మ్. అవును. అవును. హ్మ్. మన మెమోరీస్ అన్నీ అక్కడే ఉంటాయనమాట. మనం గడిపిన క్షణాలు కానీ, అవే గుర్తొస్తూ ఉంటాయి. మనం ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చినా సరే.
హ్మ్. నిజమే. నిజంగండి. ఎందుకనంటే మానవ శరీ మన మా మన హ్యూమన్ బ్రెయిననేదె అలాగా ట్యూన్ అయ్యి ఉంది అలాగ డిజైన్ చేసి ఉందనమాట అండి. అంటే చాలా మనము ఎలాగంటే ఆహ్, ఆల్మోస్ట్ అందరమండి. అంటే 90% మంది ఆహ్, ఎమోషన్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. లాజికల్ థింకింగ్ అంటే
హ్మ్. అవును. అవును. నిజంగా. ఈ మాటైతే ఖచ్చితంగా. ఎందుకంటే బయట కనిపీయరు వాళ్ళు. ఇంత ఎమోషనల్ క్యాండిడేట్సా వీళ్ళు అని చెప్పి అసలు కనిపీయవు. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక జ్ఞాపకం అనేది ఉంటుంది. ఏదో ఒక కోల్పోయిన ఫీలింగ్ అనేది ఉంటుంది గానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయరు చాలామంది.
హ్మ్. ఇంచ ఖచ్చితంగా. ఖచ్చితంగండి. నిజంగా. అయితే అండి నాకు కూడా నా జీవితంలో ఎలాగంటే అంటే ఒక సంవత్సరం క్రితము. అంటే నా పై చదువుల కోసం నేను మాస్టర్స్ చేయడం కోసం ఐర్లాండ్‌కెళ్ళడం జరిగిందండి.
అవును. హ్మ్. ఓకె.
యూరోప్‌లో ఒక చిన్న దేశము. అది మనము మ్యాప్‍లో జూమ్ చేస్తే కాని కనిపించదనమాట మనకు ఆ దేశము. అంటే
ఓకె. ఒంటరిగా ఏళ్ళారా మీరు? కుటుంబము ఆహ్, అంటే మాస్టర్స్ కాబట్టి ఒంటరిగానే వెళ్ళి ఉంటారు కదా!
హ్మ్. అంతే అండి. నేనొక్కడినే వెళ్ళాను. మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారన్నమాట భారతదేశంలో.
హ్మ్. ఓకె. ఓకె.
అయితే ఎలాంటి దేశం అంటే అండి. ముఖ్యంగా ఐర్లాండ్ అనేది ఆహ్, ఊసరవెల్లి లాంటిదండి. ముఖ్యంగా వెదర్ అనేది. అంటే ఇప్పుడు ఆహ్, మధ్యాహ్నం 12:00 గంటలు అవుతుందండి. ఎండ కొడుతుందనుకోండి ఉదాహరణకి అంటే 12:10కి వర్షం పడతాదండి.
వామ్మో! హ్మ్. ఓకె. హ్మ్. వామ్మో! అంటే చెప్పలేమనమాట. ఏ నిజంగా రంగులు మారుస్తుందన్నట్టు ఏ నిమిషం ఏం పడిద్దో? వర్షం పడిద్దా? ఎండ వస్తదా? అని చెప్పి మనం గెస్ కూడా చేయలేము.
హ్మ్. ఐత్ నిజంగా. హుహు. నిజంగా, నిజంగా. అంటే హ్మ్. ప్రతిసారి అలా ఉండదండి. కొన్ని కొన్ని సార్లు అంటే ఒక 60 స
హ్మ్. కొన్ని సందర్భాలు కొన్ని సిట్యుయేషన్స్ అప్పుడు. హ్మ్.
హ్మ్. అవునండి. ఒక 60-70% మనకి వెదర్ రిపోర్ట్ అనేది ఆక్యురేట్ గానే ఉంటుందండి చెప్పాలంటే.
ఓకె.
అలాగా ఇంకా కొన్ని, కొన్ని సార్లు ఏం తెలీదు. అంటే అలాగా అంటే ప్రతిరోజు ప్రతి ఋతువు అంటే ప్రతి సీజన్ చూసే అదృష్టం మాకు ఉండిందన్నమాట చెప్పాలంటే అక్కడ. హ్మ్. హ్మ్.
హ్మ్. ఓకె. హ్మ్. మరి మీరు చెప్పారు కదా! ఇలా మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను అని చెప్పి. అప్పుడు మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని అలవాట్లు అనేవి మార్చుకోవాలి. అంటే కొంతమంది ఏమో ఏంటంటే ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడి నుంచి అక్కడ చదువుతున్నప్పుడు అక్కడ ఆహ్, ఏదన్నా ఇంటర్న్‌షిప్ లాంటి దానికి అలవాటు చేసుకోవడం. పార్ట్ టైం, సారీ పార్ట్ టైమ్ జాబ్స్ లాంటివి చేయడం కానీ ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి. ఇక్కడ అంటే ఇంట్లో వాళ్ళు ఉన్నారు సహాయం చేయడానికి. ఇలాంటివి ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? కష్టంగా అనిపిచ్చిందా మీకు?
ఉహూ. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవునండి. అంటే నిజంగా అండి. నేను దాదాపు 23 సంవత్సరాలు హాస్టల్‍లో పెరగని వాడిని అనమాట. ప్రతిరోజు ఇంట్లోనే ఉండేవాడిని. అసలు హాస్టల్‌లో లేననమాట నేను. అట్లాంటిది ఆహ్, నేను ఐర్లాండ్‍కెళ్ళాలి పై చదువులు చదువుకోవాలి అని అంటే నేను కొంచెం ఎక్సైటెడ్‍గానే ఉండే న్ ఉండేవాన్ని చెప్పాలంటే. ఎందుకనంటే హ్మ్.
అవును. హ్మ్. ఓకె. ఓకె. అంటే మీకు కూడా కొంచెం ఆతృతగా ఉంది. అక్కడికి వెళ్ళాలి, కొత్త వాటికి చూడాలి అని చెప్పి మీకు కూడా ఎక్సైటింగ్‌గా ఉంది.
హ్మ్. అవునండి. ఉండిందనమాట. ఎందుకనంటే నాకంటూ కొత్త ప్లేసు అంటే నాకంటూ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. కొత్త కొత్త వ్యక్తుల్ని కలుసుకోవాలి. వేరే దేశం వ్యక్తులని పరిచయం చేసుకోవాలి. అంటే నా చదువు నా అంటే నా పార్ట్ టైం జాబు, నా పార్ట్ టైమ్ ఉద్యోగము నేను నేను కష్టపడి సంపాదించే డబ్బులు అంటే యూరోస్ సంపాదించి ఇంటికి పంపించామంటే అండి అదొక రకమైన సా‌టిస్ఫ్యాక్షన్ అనమాట.
ఓకె. హ్మ్. అవును. హ్మ్. అది ఒక రకమైన ఆనందం కూడా. అంటే ఇన్నాళ్ళు నాకు మన అమ్మ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు నేను వాళ్ళకి తిరిగి పెడుతున్నాను అన్న ఒక సాటిస్ఫ్యాక్షన్ మనలో ఉంటుంది. అవును.
హ్మ్. నిజంగా. హ్మ్. నిజంగా అండి. అది చాలా చాలా అద్భుతమైన సాటిస్ఫ్యాక్షన్ అన్నమాట చెప్పాలంటే.
ముఖ్యంగా ఏంటంటే మనము అక్కడికి వెల్ వెళ్తాము ఎక్సైటింగ్‍గా ఫీల్ అవుతాం. కానీ చాలా అంటే చాలా ఫ్యామిలీని మిస్ అవుతాము. అక్కడ ఫుడ్డుని మిస్ అవుతాము. అమ్మ చేతి వంటను మిస్ అవుతాము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళతో గడిపిన క్షణాలన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. మనకి దూరంగా వెళ్ళినప్పుడే ఎక్కువగా గుర్తొస్తాయి. సో అప్పుడు ఏదైనా బాధ అనే ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఏదో కోల్పోయినట్టు లైఫ్‌లో ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అనేది ఎప్పుడైనా వచ్చిందా?
నిజంగా నిజంగండి. చాలా సార్లండి. అంటే వచ్చిన నేను ఐర్లాండ్‌కెళ్ళిన మొట్టమొదటి 10 రోజులు మాత్రం అలాగ అనిపించలేదండి. ఎందుకు అనంటే వెళ్ళిన మొట్ట మొట్టమొదటి 10 రోజులు ఎలాగంటే మనం అకామిడేషన్ చూసుకొని, అక్కడ సెట్ అయిపోయి. మళ్ళీ అక్కడ మనకి ఇక్కడ ఆధార్ కార్డ్, ప్యాన్ కార్డ్ ఎలాగో అక్కడ జీఎన్ఐబీ కార్డ్ అని ఉంటది. మళ్ళీ పీపీఎస్ కార్డ్ అని ఉంటది. అవన్నీ తెచ్చుకొని అవన్నీ సేకరించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని సిమ్ కార్డ్ కొనుక్కొని
హ్మ్. అవును. అవును. ఓకె. బిజీ వర్క్‌లో ఉండిపోయేసరికి మనకు అంతగా ఆహ్, గుర్తుచే ఆ చాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. అంత గుర్తొచ్చే టైం కూడా లేదన్నమాట.
ఆ! నిజంగా నిజంగండి. పైగా మళ్ళీ భారతదేశానికి ఐర్లాండ్‌కి ఆ సమయంలో 4:30 గంటల ఆహ్, సమయం తేడా అండి. చెప్పాలంటే అక్కడ.
హ్మ్. ఓకె. టైం జోనా?
హ్మ్. టైం జోన్ అండి. టైం జోన్ డిఫరెంట్ ఉండింది. అలాగా ఒక 10 రోజులు, 2 వారాలు అయిపోయిన తర్వాత నాకు అప్పుడు స్టార్ట్ అయిపోయిందండి. అయ్యో! ఇంటి దగ్గర ఉంటే బాగా మిస్ అయిపోయానండి. ఎందుకంటే ఇంటి దగ్గరేమో ఏది పడితే అది తినేవాడిని. ఆకలేస్తే బయటకెళ్ళి ఏదంటే అది కొనుక్కొని తినేవాడిని. కానీ ఇక్కడ ఒక షాప్ అంటూ ఉండదండి చెప్పాలంటే. అంటే
ఓకె. బాగా మిస్ అయిపోయారా? హ్మ్. అవును. ఓకె. అంటే దగ్గరలో ఏదన్నా డైలీ నీడ్స్ కోసం అన్నట్టుగా దగ్గరలో ఎక్కడా ఉండవా?
అంటే ఉంటదండి. కానీ ఎంతన్నా మనకి ఆహ్, మన భారతదేశంలో ఎలాగంటే
అవునులెండి. ఇక్కడ తీసుకున్నది ఇక్కడ తీసుకున్నట్టే ఉంటుంది. అక్కడ వెళ్ళి తీసుకున్నా తీసుకోన్నట్టుగానే అనిపిస్తుంది కొన్ని సార్లు మనకి. ఎప్పుడైనా ఇలా అసలు నా వల్ల కాదు ఇంకా దూరంగా ఉండటము. ఇన్ అని వచ్చేద్దామన్న ఆలోచన ఎప్పుడైనా కలిగిందా మీలో?
ఆహాహా! నిజంగండి. ఆ! అంటే వచ్చిందండి. ఎందుకనంటే ఆహ్, ఆహ్, ఎలాగంటే అండి కొంచెం ఐర్లాండ్ అనేది చల్లటి ప్రదేశం అనమాట. అలాగా దాదాపు నవంబర్ డిసెంబర్ సమయంలో నాకు ఆ చలి అనేది అంతలా పడలేదండి. ఎందుకనంటే ఓహ్, ఓహ్, 1 డిగ్రీ, 0 డిగ్రీ, 2 డిగ్రీ అంత చలిలో అంటే
హ్మ్. ఓకె. హ్మ్. వామ్మో! అలా అంటే చాలా చల్లగా ఉంటుంది కదండీ.
నిజంగాండి. మొత్తం చేతులు కొంచెం గడ్డ కట్టుకొని అంటే నాకు చిల్‌బ్లెయిన్స్ అని చెప్పి వచ్చాయండి కొన్ని చెప్పాలంటే. చిల్‌బ్లెయిన్స్ ఎలా అనంటే మన చేతులు అ అంటే ఒక్క ఫింగర్ 2 ఫింగర్‌లు కలిపితే ఎంత విడ్త్ ఉంటదో అంతగా అంతలా ఉబ్బుతాయన్నమాట.
హ్మ్. ఓకె అండి. హ్మ్. ఎలా? హ్మ్. ఓకె. చలికి.
హ్మ్. చలికండి. అంటే ఎర్రగా అయిపోతాయి. దురదొస్తది. అంటే, ఏం చెయ్యాలో అర్థం కాదండి. దాన్ని ప్రతిసారి వేడి నీళ్లలో పెట్టడం, అట్లాంటివన్నీ చేస్తూ ఉండాలనమాట చెప్పాలంటే. <smacks lips> అలా రావ వచ్చినప్పుడు, అంటే, అప్పుడనిపిచ్చిందండి. అంటే, ఏదన్నా వచ్చేస్తే, మా ఇంటి పక్కనే ఒకా క్లీనిక్కుంటది. అంటే, డైరెక్ట్‌గ అపాయిన్మెన్ట్ తీసేసుకుంటారు వాళ్ళు. ఏమన్నుంటే మందులు ఇస్తరూ. తిరిగి రావచ్చు. మళ్ అలానే, మా అక్క, మా బావ కూడా డాక్టర్లే అండి. అంటే, వాళ్ళు జూస్తరు. అదే ఇప్పుడిక్కడ చూడాలంటే అండి, ఎలాగంటే, ఆహ్, అవు డాక్టరపాయిన్మెన్ట్ అంటారు. జీపీ జనరల్ ఫిజీషియన్ రిజిస్ట్రేషన్ అనంటారు. అంటే, రకరకాలుగా ఉంటదండి. ఎంత ఎమర్జెన్సీ అయినా గాని, వాళ్ళు వినరనమాట.
ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. వామ్మో! ఘోరవండి! అంటే, ఎలా ఉందంటే, వాళ్ళెలా ఉంటారంటే, సొంత ఫ్యామిలీని కలవటానికే ఎపాయింట్‌మెంట్‌లు తీసుకునే విధంగా, అలా ఉంటారు. మన దగ్గరేంటంటే, అంత ప్రేమ ఆప్యాయతతో ఆప్యాయలతో పెరిగి, ఇక్కడి నించి, మనవక్కడికి వెళ్ళిపోయి, అక్కడ ఒంటరిగా ఉన్న ఫీలింగనేది వచ్చేసిందా బాగా?
హ్మ్. నిజంగా! హ్మ్. ఆ! అంటే ఆ సమయంలో వచ్చిందండి చెప్పాలంటే. అయ్యో! ఇప్పుడేంటి అంటే, అప్పడికే మా అక్కా, బావ మెడిసిన్స్ చెప్పారండి. అంటే, నేను కొన్ని మెడిసిన్స్ తీసుకొనెళ్ళాననమాట.
ఓకె. ఇక్కడి నుంచి మీకు వాళ్ళు సజెషన్స్ అనేది ఇచ్చారా మెడిసిన్సూ తీసుకోడం?
హ్మ్. హ్మ్. అంటే, నేనిక్కడి నుంచే తీసుకొనెళ్ళానండి. క అంటే, లగేజ్‌లో ఇక్కడి నుంచే ఎ మన భారతదేశం నుండే, ఐర్లాండ్ నుండి, ఐర్లాండ్‌కే అంటే, లగేజ్‌లో పెట్టుకొని తీసుకొనెళ్ళాననమా
ఓకె. అంటే, మీకు ఆల్రెడీ ఐడియా ఉందా, అక్కడ చల్లగా ఉంటుంది అని చెప్పి?
హ్మ్. అంటే, మనము ఒక ప్లేస్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా అది గూడా వేరే దేశం గాబట్టే, రీసెర్చ్ చేసి, ఏమేమవసరమో అవన్నీ ఉంటాయి కదండీ! హ్మ్.
అవును. రీసెర్చ్ చేస్తాం కదా! హ్మ్. మంచి పని జేశారండి! ఇలా చ ఇలా తెలుసుకోవాలనమాట. కొన్నిసార్లేంటంటే, ఒకవేళ రీసెర్చ్ చేయకుండా, ఎలా పడితే అలా వెళ్ళామనుకో! ఇవన్నీ తెలిసేవే కాదు. అక్కడ ఎలా తీసుకోవాలి ఆ అపాయింట్మెంట్స్? మీరన్నట్టు, ఆ స్టెప్స్ తీసుకోడం కంటే, తీసుకోకుండా ఉండటం బెస్టే అనిపిస్తది కొన్నిసార్లు.
హ్మ్. నిజంగా, నిజంగాండి. అట్లా అపోయిన్మెన్ట్ అడిగారు. ఏం జేయాలో అర్థం కాలే. అంటే, మందులేసుకోడం వల్ల, నాకు కొంచెం బానే అనిపిచిందండి చెప్పాలంటే. కానీ, అంటే దానికెలాగంటే అండి, కొంచెం ఎలర్జీ ఇన్ఫెక్షన్ లాంటిది కాబట్టే, ఒక ఇంజెక్షన్ ఇచ్చేసామంటే అండి, ఏదో ఓ పేరుంటదండి, ఆ ఇంజెక్షన్ పేరు గూడా. ఇచ్చేస్తే, ఒక 2, 3 గంటలు పనుకుని లేచామంటే, ఇస్టెంట్ రిలీఫ్ ఉంటదండి చెప్పాలంటే.
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఓకే. అంత బాగా పనిచేస్తది అన్నమాట.
కానీ దాదాపు. ఆ! ఇండియాలో ఉంటాయండి. మన భారతదేశంలో చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. హ్మ్. మన దగ్గరండి. అంటే అంత హాస్పిటల్ సర్వీసెస్ అనేవి అంత బావుంటదండి మన దగ్గర. కానీ అక్కడికొచ్చేసరికి వాళ్ళు ఆ వ సాటర్‌డే సండేస్ సెలవులు తీసుకోవడము. అంటే అక్కడ కూడా వాళ్ళకి సాటర్‌డే సండే సెలవండి చెప్పాలంటే. మళ్ళీ అపాయింట్మెంట్ అని అంటారు జీపీ రిజిస్ట్రేషన్ ఇదంతా చాలా పెద్ద తలకాయ. ఆ! ఎమర్జెన్సీ వస్తే మనిషి ఎలా ఉండాలి. అంటే అక్కడ చాలా కష్టమండి బతకాలంటే కొన్ని కొన్ని విషయాల్లో. ఆ సమయంలో భారతదేశం చాలా గుర్తొచ్చింది. మళ్ళీ అలాగే
ఓకే. మన దగ్గరేనా? ఓకే. అవును. హ్మ్. ఓకే. చాలా అంటే తల‌నేప్పి. అవును. అవును. హ్మ్.
అక్కడ భారతదేశంలో ఎలా అంటే అండి. బ పానీ పూరి అంటే పానీ పూరి తినేవాడిని. బిర్యానీ అంటే బిర్యానీ తినేవాడిని.
అవును. అంటే ఇంకొకటి ఏంటంటే వీటికంటే ఎక్కువ అమ్మ చేతి వంట అనమాట చాలా మిస్ అయ్యి ఉంటారు కదా! ఇక్కడ అమ్మ చేతి వంట తిని తిని అక్కడికి వెళ్ళిన వెంటనే అసలు ఏమి ఎక్కక నోటికి తినకుండా అని‌పి అసలు ఎప్పుడైనా అనుకున్నారా తినే రోజు ప్రతిసారి గుర్తొచ్చిందా మీ అమ్మ చేతి వంట?
హ్మ్. నిజంగా. నిజంగా. చాలా సార్లండి. అంటే అప్పుడప్పుడు నేనే వండుకునేవాడిని ఆహ్, మా అమ్మగారికి వీడియో కాల్ చేసి ఎలాగమ్మా చెప్పు అని అంటే అమ్మగారు చెప్పింది కానీ, కానీ ఎంతయినా.
హ్మ్. ఓకే. హ్మ్. అమ్మతో చెప్పిచుకోవడం. ఒక రకంగా మీరు వంట కూడా నేర్చుకున్నారనమాట అక్కడికి వెళ్ళి.
హ్మ్. అవునండి. గ ఒక‌ర విధంగా నేర్చుకున్నా చాలానే నేర్చుకున్నానండి చెప్పాలంటే. అయితే ఇంకా ఎంత అమ్మ చెప్పినా కానీ అమ్మ చేసి, అమ్మ చేత్తో మనకి ముద్ద కలిపి పెట్టడం వేరేలా ఉంటదండి. ఆహ్, అప్పుడు అలాగా ఉనట్టు అనిపించిందండి. ఇంకా మరీ నాకు ఇద్దరు ముగ్గురు కొంచెం మంచి స్నేహితులున్నారండి. అంటే వాళ్ళతోనే గడిపిన క్షణాలు కానివ్వండి. క్రికెట్ చూడ్డం మేము క్రికెట్ చూస్తూ ఉంటామండి చాలా కలిసి. అలాగే క్రికెట్ చూ‌ఇ చూసిన క్షణాలు కానివ్వండి బయట తిరిగినవి ఇంగ నా కార్‌ని నేను చాలా మిస్ అయ్యానండి చెప్పాలంటే. <smacks lips> అంటే అంటే అలాగా కార్‌లో తిరగాలనిపిచ్చిన ప్రతిసారి క కీ తీసుకొని కార్‌లో తిరిగేసి వచ్చేసేవాడిని అన్నమా
అవును. అవును. కరెక్ట్‌గా చెప్పారు ఇదైతే. అది వేరన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. అయ్యో! హ్మ్. వెంటనే వెళ్ళిపోయేవాళ్ళా?
వెళ్ళిపోయేవాడిని, వొచ్చేసేవాడిని. ఇక్కడ లైసెన్స్ రావాలంటే, ఎగ్జామ్స్ రాయాలని, అదని, ఇదని, రకరకాలుగా జెప్ చెప్పారండి. అన్
నిజంగా. హ్మ్. హ్మ్. గోరమైన రూల్స్ అనమాట. <giggles> మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అంటే ఇక్కడున్నప్పుడు మీకు కావాల్సినప్పుడల్లా మంచిగా కారు వేసుకొనెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళిన వెంటనే ఇగా ల ఆన్ అవన్నీ బుక్ చే అవన్నీ తీసుకోవడం ఎందుకని చెప్పి ఆహ్, అనుకున్నారా?
ఆ! చాలా అండి. ఆహ్, అంటే, ఒక ర్ విధంగా అట్లనే అనుకున్నానండి. అంటే, ప్రస్తుతానికంత అవసరం లేదేమో! కొంచెము అంటే, ఒక పార్ట్ టైమ్ ఉద్యోగంలో సెట్టయిపోయిన తర్వాత, అప్పుడు కొంచెం తీసుకోవచ్చు అన్నట్టు అనుకున్నానండి. అలాగే పార్ట్ టైమ్ ఉద్యోగం కూడా చేశానండి. ఆ ఉద్యోగం చేసే సమయంలో అసలు ఇంట్లో అంటే, ఇటు పుల్ల తీసి అటు పుల్ల పెట్టేవాడిని కాదు. అట్లాంటిది ఇప్పుడు, ఉద్యోగం చేసుకొని అదంతా అట్లా అనిపిచిందండి. కానీ ఏదన్నా ఆహ్, ఏది జరిగినా మనం ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, అది ఖచ్చితంగా మన మంచి కోసమే అండి. గాడ్స్ ప్లాన్ అంటరు కదా! అది మనము బిలీవ్ చేసామంటే, దాన్ని నమ్మామంటే, ఖచ్చితంగా మనము ముందడుగేసి అనుక్కన్ అనుకున్న ఫలితం అయితే వొస్తదండి ఖచ్చితంగా.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. చెప్ హ్మ్. అవును. ఇక్కడ <giggles> మీరే వొచ్చి ఉద్యోగం చేసుకొని ఉండటం. హ్మ్. అవునండి. తప్పకుండా. అవును. ది ఏదో ఒకటి మంచిదనేది జరుగుతుంది. అవును. చాలా బాగా చెప్పారండి. నిజంగా. అంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడికి మీరు అనుభవిచ్చినవన్నీ, మీ అమ్మ చేతి వంట కానివ్వండి, మీ స్నేహితుల్ని కానివ్వండి, మీ కార్‌ని, అక్కడ ఉండే టైమ్ జోన్‍ని, మీరు కొన్నిసార్లు కొన్ని సిట్యుయేషన్స్‌లో వచ్చేయాలి అనుకున్నారు కానీ లేదు. నేను ఉంటాను అని చెప్పి, అక్కడే ఉండి, మీరు అనుకున్నది సాధిచ్చారు. అని నేను అనుకుంటున్నాను. హ్మ్. మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడదాము. ధన్యవాదాలు.
హ్మ్. అవునండి. అవునండి. అవునండి. నాకు గూడా చాలా బా అనిపిచిందండి. ఒక్కసారిగా నా ఫ్లాష్‌బ్యాక్ అనేది గుర్తు తెచ్చారు, మీ ప్రశ్నల ద్వారా. చాలా బా అనిపించిందండి మీతోని మాట్లాడి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి.
హ్మ్.